అంటే లవ్వా? లేపోతే అరేంజా?
ఆ! లవ్ మ్యారేజేనండి. లవ్ మ్యారేజే అట్లాగ చేసేసుకున్నానన్నమాట మొత్తం అంతా కూడాను.
అంటే ఆహ్, పెద్దోళ్ళు మళ్ళా వచ్చి మాట్లాడడం ఇవన్నీ ఏం లేకుండా మీరే మ్యారేజ్ చేసుకున్నారా?
ఇంకా ఏ ఏం లేదు. ఎప్పటినుంచో మా ఇళ్లల్లో తెలుసు. అందుకని చెప్పేసని పెద్ద ఇబ్బందేం కలగలేదు. ఆ! నేను ఇండియా వస్తన్నాను. ఇండియా వచ్చిన తరువాత ఎంగేజ్‌మెంట్ పెట్టేసుకుందాం అని చెప్పేసనన్నాను. అలానే జరిగిపోయింది. ఇంకా తరువాత వచ్చే నెలలో ఆహ్, తరువాత ఒక 4, 5 నెలలు టైం తీసుకుందాము అని చెప్పేసనన్నారు. ఆ! సరే అన్నాను నేను. తరువాత చూసుకొని, నాకు అప్పుడే కదా ఉద్యోగమొచ్చింది, నేను అప్పుడే సెలవులంటే నన్ను తంతారు. ఇప్పుడే వద్దులే. ఒక 4, 5 నెల్ల తరువాత చూసుకుందామని చెప్పేసని, ఆ తరువాత పెళ్లి చేసుకొని ఆహ్, అక్కడ కొన్నాళ్ళు ఉండిన తరువాత
ఓకే. ఆహా! హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఆమె ఏ దేశం ఆమె? మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి?
హ్మ్. అదే కదా! <laughs> అయితే
ఆ! ఏ దేశం ఆమెది?
మన దేశమేనండి. ఏ దేశం చేసుకుంటామండి?